అవునవునవును. నిజమే అండి. ఆ! లేదండి ఛ పెద్ద రెస్టారెంట్లు కాదు. మాక్సిమం అందరు చెఫులెక్కువ అబ్బాయిలే ఉంటారు. అబ్బాయిలే ఉంటారు.
అబ్బాయిలే ఉంటారు. మనం బయట వెళ్లి ఆ! మాకు అనిపిచ్చేది, ఎట్ట చేస్తార్రా ఈళ్ళు! ఈళ్ళ చేతుల్లో ఏముంది టాలెంటు అనుకుంటే, అప్పుడు మా చేతుల్లో చూసుకుని మా చేతుల్లో ఏదో టాలెంటే ఉన్నట్టు అంటే అప్పుడికి మేమేమి చేయలేదండి ఆడ. మేమేం పెద్ద వం వంటలు జేయలా. అతను చేస్తుంటే సహాయం చేసాం. ఆ!
<chuckles> అని మీరు మీ ప్లానింగ్ బావుందండి. అక్కడెం అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మీ ప్లానింగ్ బావుంది. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారంతా.
నిజమేనండి. హ్మ్.
సో, ఈ బడ్జె బడ్జెట్ 2500ల లోనే అయిపోయింది. మీ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్లి కిరాణా షాపు ఒకళ్ళది. ఈ చికెను షాపు ఒకళ్ళది. కర్రపొయ్యిలు కూడా అక్కడికి అక్కడ అన్ని సెలెక్ట్ చేసుకొని ఎంచేసుకున్నారు.
అప్పటికప్పుడే జేసుకున్నాము. అంతా జేసుకొని, ఇంకా ఫుడ్ మిగిలిపోయిందండి. అసలు మేము తినలేకపోయాం.
ఇప్పుడు ఇప్పుడు అస అసలదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. రుచి, రుచి ఎలగనిపించింది?
హ్మ్. హ్మ్. రుచి అసలు, ఫస్ట్ అయితే మేము గెస్ చెయ్యలేదండి. "ఏహ్! బాగోట్లేదో బాగుండదో ఏదో ఏదో ట్రై చేస్తున్నాంలే, కానిద్దాంలే అనుకున్నాం గాని టేస్టు అప్పడికప్పుడే ఇప్పుడు గార్నిష్ చేస్తూ, ఆ ఫుడ్‌ని ఫ్రై చేస్తూ, అది సెర్వ్ చేసే లోపల అంటే, మేమంతా చేసుకొని కలిసి తిందాం అనుకుంటే అది అవ్వట్లే. మిగిలిన 10 మంది వాళ్ళు ఆ వాసనకొచ్చేసి పెరుక్కుంటున్నారు. నేను చేసుకుంటాను అంటే నేను చేసుకు
<laughs> ఓకే. వె వెంటనే స్టార్ట్ చేసి తినేస్తనుర్రు టప టప టపమని.
తినేస్తున్నారు. అయినా కూడా మేము ఎంత తిన్నా కూడా చాలా మిగిలిపోయిందండి మాకు. అరెయ్! అసలు బయట ఇంత బడ్జెట్‌కి అసలు కడుపు నిండేది కాదు. ఇక్కడ ఏందిరా తినలేక తినలేక ఇంకా మిగలబెట్టేస్తున్నాం. ఈ ఫుడ్ అంతా ఇంక మేము
పక్కా బయ్ బయట గాని మీరు అదే హోటల్‌కి గాని వెళ్తే ఒక బిర్యానీ, మనిషికొక బిర్యానీ కూడా రాదండి. చాలా కష్టం అయిపోను మీకు. అలాంటిది ఇక్కడ మీకు బిర్యానీతో పాటు ఒక మంచి పిక్నిక్ అట్మాస్ఫియర్, సరదా సరదాగా అందరూ మాట్లాడుకోడాలు, జోకులేసుకోడాలు ఎంత సూపర్‌గా అయ్యిందంతా.
నిజమేనండి. నిజమే. హ్మ్.